అవును. అలాంటివి వేసుకుంటారా? అనిపిచ్చేది అప్పుడు. చిన్నప్పుడు ఇంకా ఏం తెలియక ఇంక అది మళ్ళీ మేము ఎలా ఫ్యామిలీ‌తోని వెళ్లి చూసిన మూవీ ఆహ్, 'అత్తారింటికి దారేది' మీరు చెప్పారు కదా! <giggles> సంక్రాంతికి అందరం
ఓకే. 'అత్తారింటికి దారేది' సూపర్. మరందులో ఈ ఒక సాంగ్ ఉంటుంది కదా! హ్మ్. ఆహ్, ఉంగరం లాంటి ఆహ్, జుట్టు తిప్పింది. ఓహ్, అని ఒక సాంగ్ ఉంటుంది. సో అందులో కూడా తను ఏంటంటే, ట్రెడిషనల్ గానే మొత్తం ఉంటుంది. సో మీకు ఎప్పుడన్నా, ఆ డ్రెస్ ట్రై చేద్దాం, తను వేసుకున్న లంగా ఓణి ఓహ్, సమ్‌థింగ్ నాకు తెలీదు. సో అదేమన్నా ట్రై చేద్దామా, మీరు అనుకున్నారా ఆ స్టైల్‌లో?
అవును. అవును. అవును. అవును. నిజం. నిజం. అవును. లంగా, ఓణి. అవునండి. ఏంటంటే ఇంకా మాకప్పుడు బాగా క్యూరియాసిటీ ఉండేది. ఇంకా మాకప్పుడు సెకండ్ ఇయరోనే కొనొచ్చింది ఫస్ట్ <giggles> ఇయర్‌ దాని కన్నా. ఇంగా ఆ సాంగ్ ఏమో ఇంకా ఫేమసు. ఎప్పుడైనా సాంగ్స్ ఫేమస్ అయినప్పుడు డ్రెస్‌లు ఇంకా ఫేమస్ అయితాయి. <chuckles>
ఓకే. ఆ! యస్, యస్. అవును.
అలాంటి అప్పుడు ఇంకా చూసి కుట్టమనడం లేకపోతే అలాంటిది ఎలా కొనుక్కోవాలి అని చూడ్డం. అలాంటిది కుట్టుకోలేదు కానీ లంగా, ఓణి మాత్రం కుట్టుకున్నామండి తనను చూసి మాత్రం. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఆ!
అవును. ఓకే. అయితే మీ అంటే హ్మ్. అమ్మాయిలేంటంటే, అమ్మాయిలు కాదు గాని లేకపోతే హ్మ్, పెద్ద ఏజా ఆహ్, వుమెన్ ఎస్ వుమెననగానే వాళ్ళు ఏంటంటే ఇది, ఇది 'మగధీర' చీర లేపోతే ఇది 'గబ్బర్ సింగ్' చీర ఇలా అంటే ఒక సినిమాతో పాటు ఆ చీరని చెప్తుంటారు చాలా సందర్భాల్లో.
అవును. <laughs> నిజం అసలు. అప్పుడు మా అమ్మ కూడా కొన్ని శారీస్ అమ్మేదన్నమాట. ఇంగా టైలర్ కదా! ఇలాంటివి మూవీస్ వచ్చినప్పుడు ఆహ్, ఇలాంటి 'అరుంధతి' మూవీలు లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు 'గబ్బర్ సింగ్' అలాంటివి వాళ్ళు శారీస్ కట్టుకోవడం చేస్తారు కదా! ఆ!
ఓకే. అవును. హ్మ్. ఆ! యస్, యస్. <laughs> అవునండి. ఇట్లా చెప్పి సేల్ కూడా అదేలే బాగా జరుగుతుంది. ఇది ఆహ్, లేటెస్ట్‌గా వచ్చిన మూవీ‌లో ఆహ్, ట్రెండ్. అంటే ఆ ట్రెండ్‌కి తగ్గట్టు మీరు కూడా ఉన్నారని చెప్పడానికి, అలా చెప్పడం మరి అందరూ కూడా ఇష్టంగా కొనుక్కుంటారు మళ్ళీ.
నిజం అసలు. హ్మ్. వాళ్ళు ఎలా చేస్తారంటే, <chuckles> మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారంటే ఇంకా వాళ్ళని అమ్మేటప్పుడైనా ఆ! ఇది 'గద్వాల్' శారీ ఇలాంటిది ఉంటుంది అలా, ఆ! అరుంధతిలో <chuckles> అలా చెప్తారు. మళ్ళీ ఏమన్నా మా మమ్మీకి వచ్చి చెప్పాలన్నా ఏదైనా శారీ తెమ్మంటే, ఇలా 'గబ్బర్ సింగ్‌లో' ఆ హీరోయిన్ కట్టుకుంది చూడు లేకపోతే అక్కడా <chuckles> ఆ సీరియల్‌లో ఒక హీరోయిన్ ఆ!
ఓకే. అవును. అను. <laughs> అరుంధతిలో ఆహ్, అవును. ఇంకా సీరియల్ స్టైల్ కూడా అడుగుతారా?
అసలు వాళ్ళు జుసేదే సీరియల్స్ ఎక్కువ. ఇంకా సీరియల్‌లో అక్కడ ఒక హీరోయిన్ లేకపోతే అత్త కట్టుకుంది చూడు <chuckles> అన్నట్టు చెప్
ఓహ్! <laughs> ఓకే. ఓకే. పెద్దవాళ్ళుయితే అత్త. మరి చిన్న వాళ్ళుయితే గనక కోడలు స్టైల్. <laughs>
అవునవును. వాళ్ళు ఇంకా ఆ స్టైల్‌ని చూసి, వాళ్ళు నిజంగా హ్మ్.
అయితే ఇలా మరి క్రేజీ‌గా ఉంటరు కదా! ఈ సీరియల్స్‌లో వచ్చే క్యారెక్టర్సు. వాళ్ళ స్టైలు నచ్చి అడిగినవాళ్ళు. అయితే ఇలా ఎవరన్నా మరి ఒక ఫేమసు సీరియల్‌లో ఒక స్టైలు అందరికి నచ్చి, ఎక్కువగా అడిగిన స్టైల్ గాని ఏదైనా గుర్తుందా మీకు?
అవునవును. హ్మ్.

అవును. ఏ అప్పుడేంటంటే టీవీసే ఉండే ఫోన్స్ ఏమో లేవు ఇంకా. సో అపు అప్పుడప్పుడు సాంగ్స్ వచ్చేటివి కదా! దాంట్లో. లేకపోతే మూవీ వచ్చినప్పుడు అవును. మా మ్యూజికని అలాంటి వచ్చినప్పుడు, తనని చూసి ఇంకా మా అమ్మని పిలిచి మరి అమ్మా ఇలాంటి డ్రెసే కుట్టాలి నువ్వన్నట్టు <giggles> చూపించేవాళ్ళం. ఇది చాలా ఫేమస్ ఆ! అప్పుడంటే ఇంకా ఫోన్స్ లేవు. మనం సర్చ్ చేయలేము. <giggles> అలాంటివేం లేవు. సో ఇలాంటి టీవీస్‌లోనే వచ్చినప్పుడు ఇంకా ఏం మా అమ్మని తీసుకెళ్ళి, మరి అది కుట్టాలమ్మ నువ్వు నేను నెక్స్టే వేసుకుంటాను అలాంటివి చూపించేవాళ్ళం. అది.
ఓకే. నిజమే. టీవీ‌లో వస్తుంటాయి. ఓకే. ఓకే. డిజైన్ అయితే చూపిచ్చారు. హ్మ్. నిజమే. నిజమే. యెస్. ఓకే. అంటే మీ మమ్మీ గారు, ఎలా రియాక్ట్ అయ్యారు మరప్పుడు?
ఆ! అంటే మా అమ్మోచ్చి, ఆ! దీనికి పిలిచినావా నువ్వు. హ్మ్, కుడతాలే ఇక సరేలే సరేలే క్లాత్ తేవాలి లేకపోతే <chuckles> అట్లానేదానా
<laughs> ఓకే. అంటే అది సింపుల్ డిజైనే అంతా మరి ఆహ్, కుట్టలేనంత హెవీ‌గా కూడా ఏముండదు. అంత డీటెయిలింగ్ తక్కువ గాని, ఆ డిజైన్ అంతా అందరూ వేసుకునేలాగానే ఉంటుంది, ఆ సాంగ్‌లో.
అవును. అందుకే ఇంక అవును. <giggles> చాలా సింపుల్ డిజైన్ అండి. టాప్‌లాగా మనం ఇంకా స్కూల్‌కి కూడా వెల్ వేసుకెళ్ళచ్చు అన్నట్టు ఉండేదన్నమాట అది. అందుకే ఇంకా
యెస్. సో, కుట్టించుకున్నారా మొత్తానికైతే?
ఆ! ఇంకేం చేసాం ఫస్ట్ మా అమ్మ అంత సీరియస్‌గా తీసుకోలేదు. <giggles> ఏదో ఆ సరేలే అన్నట్టు చూసింది. ఇంకా తర్వాత అది వచ్చినప్పుడల్లా పిలిచి మరి అమ్మ నువ్వు కుడతావా లేదా ఇంకా కుట్టకపోతే నేనేపని చేయను. <giggles> అన్నట్టు ఉండేది. ఇంకా తర్వాత చిన్నగా క్లాత్ తెచ్చి, కుట్టి ఇచ్చేసిందన్న. ఇంకా ఆ డ్రెస్సుని ఏం చేసామంటే అది చాలా సార్లు వేసుకున్నాం ఇంకా చాలా నచ్చింది ఆ డ్రెసు. అది వేసుకొని వేసుకొని
ఓకే. ఆ! <laughs> ఓకే. <laughs> ఓకే. హ్మ్. సో ఎపు వేసుకొని అంటే సివిల్ డ్రెస్ ఉంటుంది కదా! వీక్‌లీలో ఒక ఒక రోజు సివిల్ డ్రెస్ స్కూల్‌కి ఉంటుంది. సో, మీరదేసుకొని వెళ్తే గనుక అందరి రియాక్షన్ ఏంటి?
అవును. సాటర్డే ఉంటుంది మాకు.

అవునండి. చాలా వరకు అప్పుడేంటంటే అక్కడ పింకూ, ఇక్కడ గ్రీను అలా ఏసుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే అన్నీ నూడ్ కలర్సే. ఇంకా ఏదన్నా వేసుకుంటే దానికి ఇంకోటి సెట్ అయిద్ది అన్నట్టు సోషల్ మీడియాలో చూసి అలా చేస్తున్నాము. ఇంకా
అవును. యెస్. ఓకే. హ్మ్. అవును. అంటే మీరు సోషల్ మీడియా కూడా ప్రభావితం చేస్తుందన్నమాట.
అవును, అవును, చాలా. నేనైతే పిన్‌ట్రెస్ట్ ఎక్కువ వాడతాను. సో, అలా చూస్తూ ఉంటాను. ఇంక ఏ కలర్సు, ఏంటి అన్నట్టు బాగా.
ఓకే. ఓకే. నిజమే. అయితే కే కే డ్రామాస్‌లో వీళ్ళెక్కువ వేసుకునేవి కూడా చాలా మంది కాపీ చేస్తుంటారు కదా! ఈ లోకల్‌లో. మీకెప్పుడన్నా అనిపిచ్చిందా? ఇక వీళ్ళు కే డ్రామా వేసుకున్నారు, లేకపోతే మీ కే డ్రామలు మీరెప్పుడన్నా మీరు కూడా అనుకరించారా అంటే ఏం చెప్తారు?
అవును. అవును. అవును. అయితే బావుంటాయండి అవి. నేను చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు స్కర్ట్స్ వేసుకోవడం అలాంటివన్నీ, చాలా బావుంటాయి. కానీ వాళ్ళకే బాగుంటాయనిపిస్తుంది. మనకి ఇంకా వాళ్ళు మనం వేసుకోడం చాలా ఆహ్, అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఆహ్, ఆహ్, హై సైజ్డ్ అంటారు కదా! అలాంటివైతే మనకు సెట్టయితయి అనిపిస్తుంది కనీ, వాళ్ళు వేసుకునేటియి మనం వేసుకోలేవేమో అన్నట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది. వాళ్ళన్ <chuckles>
ఓకే. <laughs> ఓకే. ఓకే. అవును. ఓకే. యా వాళ్ళ కల్చర్‌కి అది బాగుంటుంది. మన కల్చర్‌కి వేరేలాగా బాగుంటుందని మీ ఫీలింగు. చాలా బాగుంది.
అవును. నేనైతే చూడడానికే చూడడానికి బాగున్నాయన్నట్టే ఉంటాను.
<chuckles> ఓకే. మీకెప్పుడన్నా అర్థమవుతుందా? ఎవరన్నా అలాంటి స్టైల్ కాపీ కొడితే మీరు, ఇది ఆ స్టైలే అని మీరు చెప్పగలుగుతారా?
ఓహ్! అసలు ఖచ్చితంగా కనిపెడతా. ఎందుకంటే బాగా చూసి, చూసి, చూసి ఉండడం ఒకటుంటుంది కదా! ఆ! సో, ఓహ్! ఇది ఆ డ్రామలది కదా! అన్నట్టుంటుంది. చాలా.
<laughs> పండిపోయున్నారనమాట. <laughs> ఓకే. ఓకే. బాగుందండి. మరి సినిమా లేదా సీరియల్ స్టైల్ నిన్ను ఎంత వరకు ప్రభావితం చేసిందన్న విషయాన్ని, మరి మీరైతే గనుక మీ జీవితంలో ఎలాంటి స్టైల్స్‌ని అనుకరించారు. మీరే విధంగా చూస్తున్నారు. మరీ అవి మీ విధంగా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని మీ అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరిచ్చారండి. మీకు నా ధన్యవాదాలు.